అంటే, ప్లానయితే వేసాం గానివ్వండి. అదీ కొంచెం వర్కౌటవలేదు, కానీ నెక్స్ట్ ఎప్పు ఎప్పుడైనా ప్లాన్ జేస్తంటా అంటే, వైఫ్‌తో వెళ్లాలనుకున్నాను, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ టైమెప్పుడన్నా కుదిరినప్పుడు ప్లాన్ జేసుకొని ఖచ్చితంగా వెళ్తానండి.
ఓకే. అంటే, మీ వైఫ్‌కి కూడా ఇష్టమా ఇట్లా ట్రావెలిగ్ ఇవన్నీ అనేది?
అవునండి. ఖచ్చితంగా వాళ్ళు గూడా ఇష్టపడతారు గదండీ! ట్రావెలింగంటే. ఇంక పొద్దున్న ఇలాంటి అంటే, వాళ్ళకి చూపిచ్చ్చాం గాబట్టి, అవి వాళ్ళ కళ్ళతో
అంటే, కొంతమందికి జర్నీసు పడకుండా ఉంటాయి గదా! అలా ఏం లేదా ఈ ప్రాబ్లమ్సు?
అలా ఏం లేదండి ప్రాబ్లమ్. అంటే, ఇది పెద్ద దూరవేం గాదు. ఒక అరౌండొకొ 100 కిలోమీటర్సే గాబట్టి ఈజీగా వెళ్ళిపోతాము.
కానీ, ఆ 100 మీటర్స్ మీరు ట్రావెల్ జేసి సన్‌రైజ్ కోసం ఒచ్చారనమాట ఆరోజు. సూపర్. నిజంగా చాలా చక్కగా వివరించారనమాట. చాలా విషయాలు పంచుకున్నారు. చాలా ధన్యవాదాలండి.
అవునండి. ధన్యవాదాలండి. మీకు కూడా. మీతో మాట్లాడటం నాకు కూడా చాలా ఆనందంగా అనిపిచ్చింది.

టైమ్ ల్యాప్స్ అంటే అండి, మన ఫోనులో నార్మల్‌గా క్యామెరా వీడియో, వీడియోస్ రికార్డ్ జేస్తూ ఉంటారు గదా! అలా గాకుండా టైమ్ ల్యాప్స్ ఏం జేస్తదంటే ఒక, ఒక్క 1 మినిట్ తీసే వీడియో‌ని 10 సెకండ్స్‌లోకి మార్చేస్తదండి. అంటే, అంత ఫ్ ఫాస్ట్‌గా అంటే మనకి అవునండి. ఇప్పుడు మనకి దాదాపు ఒక గంట వీడియో ఉందనుకోండి, 10 మినిట్స్‌కొచ్చేస్తది. గంట సేపు మనం రికార్డ్ జేసిన వీడియో 10 మినిట్స్‌కొచ్చేస్తది. అంటే, ఆ సన్ను
హ్మ్. అవునా? ఆహా! ఆ! అంటే ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి అందులో టైమ్ ల్యా ఏందది టైమ్ ల్యాప్సా?
అవును. టైమ్ ల్యాప్స్ అండి. టైమ్ ల్యాప్స్ ఉంటది. ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో టైమ్ ల్యాప్స్ ఉంటది.
ఓకే. దాన్ని క్లిక్ చి యాహ్! యాహ్! అంటే, దాన్ని క్లిక్ చేసి వీడియో తీయాలా? లేకపోతే, ఆల్రెడీ 1 మినిట్ ఉన్న వీడియో‌ని తీసి దానిలోకి కన్వర్ట్ చేయాలా?
అవునండి. అహా! లేదు, లేదు, లేదు. మనం వీడియో తీయటమే దాంట్లో పెట్టి అది ఆహ్, వీడియో ఎలాగైతే తీస్తామో నార్మల్‌గానే దాని టైమ్ ల్యాప్స్ మోడ్‌లో బెట్టి వీడియో స్టార్ట్ జేస్తే మనకు గంట రికార్డ్ జేసే వీడియో‌ని 10 మినిట్స్‌లోకి కన్వర్ట్ జేసి మనకు సేవయ్యేటప్పుడు అంటే, మనం వీడియో స్టాప్ గొట్టంగాల్నే సేవవుతది గదండీ, అప్పుడు ఆ టైంలో అది 10 మినిట్స్‌లో‌కి మారిపోతది 1 అవర్ వీడియో. ఆ టైంలో అలా నేను టైమ్ ల్యాప్స్ పెట్టుకోవటం వలన అంటే, మీకు సన్ ఎక్కువ త్వరగా <chuckles> ఆ! అలాగే అనుకోవచ్చు. కానీ మనకి వీడియో క్లారిటీ ఉండదండి. ఏంటే ఏంటంటే ఇలాంటి నేచర్‌వి క్లౌడ్స్ మూవింగ్ గానివ్వండి, సన్‌సెట్ కానివ్వండి, సన్‌రైజ్ గానివ్వండి, పక్షులు వెళ్ అంటే కొ కొన్ని కొన్ని దిక్కుల్లో ఎలా ఉంటదంటే ఫాస్ట్‌గా వెళ్ళే మూవ్‌మెంట్స్‌ని క్యాప్చర్ జేయటం గానివ్వండి, ఇలాంటివి కొ ఇలాంటి సందర్భాల్లో మనకి టైమ్ ల్యాప్స్ బాగా ఎక్కువ ఉపయోగబడుతూ ఉంటదండి. ఎందుకంటే మనకి సన్‌సెట్ అనేది చ్ ఎక్కువ టైం పడతదండి. అంటే, మినిమమ్ ఒక 1 అవర్, 2 అవర్స్ అలా తీసుకుంటూ ఉంటది ఖచ్చితంగా మనం జూస్తున్నట్లయితే. అవునండి. 1 అవర్, 2 అవర్స్ వీడియోని మనం <chuckles> అలా తీసుకొని, ఆ 1 అవర్‌ని అలాగే చూడలేం గదండీ! అంటే మనకు గుర్తొచ్చినప్పుడు మనం ఒక 10 నిమిషాల్లో జూడాలనుకున్నప్పుడు, ఇలాంటి టైమ్ ల్యాప్స్ ఉపయోగబడుతూ ఉంటయండి. అంటే, 10 నిమిషాల్లో నీట్‌గా సన్ మారుతూ, ఆ కలర్స్ అన్ని మారుతూ, అప్పుడు చూడటానికి మనకు గూడా చిన్న టైంలో మనకి ఎప్పుడైనా స్ట్రెస్ అనిపిచ్చినప్పుడు ఇలాంటివి జూస్తూ ఉంటే కొంచెం ఫ్ రిలీఫ్ అనిపిస్తూ ఉంటది.
హుహు. అవునవును. హుహు. సూపర్! ఓహ్! స్టోరేజ్ గూడా మిగులుతది గదా! హుహు. హ్మ్. హ్మ్. అవును. యాహ్! యాహ్! వాస్తవమండి. మరి సన్‌సె సన్‌సెట్ అంతా హ్మ్. వాస్తవం. వాస్తవం. అవును. ఆ! హాయి అనిపిస్తది. కరెక్ట్, కరెక్ట్. మరి అవి చూషినప్పుడు జనరల్‌గా ఏంటంటే చాలామందికి వాళ్ళ ఫ్యామిలీకి ఫోను చేసి వాళ్ళకి కూడా అలాంటి అద్భుతమైన వ్యూని చూపించాలి అని అనుకుంటారు కదా! సో, మరి మీరు మీ ఫ్యామిలీకి ఏవైనా వీడియో కాలు చేయడం అలాంటివి చేస్తారా మరి అలా చూషినప్పుడు? మీకి నచ్చినవున్నప్పుడు?
అంటే, <chuckles> ఆ సందర్భాల్లో వీడియో కాలు జేయలేదులే గానియండి, అని కొంద్ అంటే మే నేను రికార్డ్ జేసుకున్న క్లిప్స్ అన్ని ఎప్పుడు అంటే అక్కడికి వెళ్ళినప్పుడే మనకి అవునండి. ప్లే చేసి చూపెట్టడం జరుగుతూ ఉంటది. అక్కడికి వెళ్ళినప్పుడేంటంటే మనకసలు ఇంటర్నెట్ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటదండి. అంటే మనకు సిగ్నల్స్ కొండ ప్రాంతాల్లో <chuckles> అదే అండి కొండ ప్రాంతాల్లో మనకసలు సిగ్నల్సే దొరకవండి. ఫోను జేసి వీడియో కాలు జేసి అంత ఇంటర్నెట్ అస్సలు రాదండి అక్కడ. అందువలనేంటంటే అవి క్యాప్చర్ చేసుకోటం
వాళ్ళకి ప్లే చేసి చూపిచ్చారా? ఇది వాస్తవమండి. హ్మ్. బట్ బెటరేంటి అంటే, కెమెరాది బెట్ బెటర్ ఆప్షన్ అని జెప్పొచ్చు. అంతే గదా! హుహు. హ్మ్.
అదే అండి. అదే ఇంకా మొ అంటే మేము కెమెరాస్ ఏం క్యా క్యారీ జేయలేదు. నార్మల్ మనకు ఫోనులో ఉండే కెమెరాసే. అంటే, మే మంచి ఫోనే వాడుతుంటాను. మంచి కెమెరా క్వాలిటీయే ఉంటది. సో, అందువల్ల ఇంక ఫోనులోనే
ఓకే. మరి ఆ రోజు అదంతా అయిపోయింది గదా! దాని తరవాత ఏమైపోయింది?